హ్మ్. అంటే, "నేను మిలిటరీ ఆఫీసర్‌ని. మేము ఫోన్స్ ఎక్కువ వాడము. ఇప్పుడే మా పిల్లకి ట్యూషన్ సెట్ అయిపోవాలని చెప్పి తాపత్రతంతోనే మీకు మీకు ఫోన్ చేశాను" అన్నట్టు చెప్పారనమాట. అయితే మొత్తానికైతే హ్మ్, ఆయనేం చేశారంటే అండి, ఆహ్, 25,000 అండి పర్ మంత్ మనకి. <smacks lips> అంటే ఆహ్, ఆహ్, పర్ మంత్ ఇతను ఛార్జ్ చేస్తా అని చెప్పింది 25,000 అనమాట. హ్మ్, "పర్లే, మీరెంతన్నా ఛార్జ్ చేయండి" అని చెప్పారు. అంటే, కనీసం బేరం కూడా ఆడలేదనమాట. ఇదేంటో అర్థం కాలేదు. అయితే అతనేం చెప్పారంటే, "2 మంత్స్ కాబట్టి ఆహ్, 50,000 మీకు పంపిస్తాను" అన్నట్టు చెప్పారనమాట. ఓకే, ఇది నా యూపీఐ ఐడీ, ఇంకా ఇది నా నంబర్ పంపించండి అని అంటే, "లేదు, లేదు. మా మిలిటరీకి సెపరేట్ రూల్ ఉంటది. కొంచెం అకౌంట్ సేఫ్టీగా ఉంచుకోవడానికి. మేమే మీకు 50,000 ఆహ్, మీ నుండి తీసుకొని, అది రియల్ మనీయా కాదా" అంటే, ఆన్‌లైన్‌లో కూడా రియల్ మనీ అంటండి. నాకది అర్థం కాలేదు. అది రియల్ మ
హ్మ్. ఓకే. ఓకే. హుహు. హ్మ్. ఓకే. హ్మ్, హ్మ్. <chuckles> ఓకే. హ్మ్. హ్మ్. అంటే ఇతను ఫ అంటే, మీ ఫ్రెండ్‌ని ఫస్ట్ సెండ్ చేయమన్నారా వాళ్ళు?
హ్మ్. ఆ 50,000 లింక్ పంపించి లింక్ పంపించటండి. "ఆ లింక్ కొట్టే, 50,000 పంపిస్తే తే ఆహ్, తిరిగి మేము మీకు 50,000 పంపిస్తాము. ఎందుకంటే, మీరు ఒరిజినల్ యూజరా కాదా, అని చెప్పి మా మిలటరీ బ్యాంక్స్‌కి తెలియాలి" అన్నట్టు ఏదో చెప్పారండి.
ఆ! అవ్వా! ఆ! ఓకే.
సరే, అని చెప్పి ఇతని దగ్గర 50,000 ఉందని చెప్పి పంపించేస్తే, అతను ఒక అదేంటి జోకర్ ఎమోజిస్ పెట్టి, లాఫింగ్ ఎమోజిస్ పెట్టి, "టాటా, గుడ్ బై" అని చెప్పి బ్లాక్ చేసేసాడండి అతను.
<laughs> అయ్యో!
అక్కడ పోయిందండి పాపం. అంటే ఎలాగంటే, ఈ ఈ అవేర్నెస్ అనేది రావాలండి. ఎవరికన్నా గాని. అంటే, సోషల్ మీడియా ఎలా వాడాలి, డబ్బులెలా వాడాలి, ఆన్‌లైన్ అనేది రావాలన్నమాట.
అవును. అద్ అది. నిజంగా. హ్మ్. నిజంగా. అలా ఇప్పుడు చాలా వరకేంటంటే, మిలిటరీ ఆఫీస్ నుంచొచ్చిందంటే కొంచెం ఆలోచించాలి. మళ్ళీ డబ్బులు తిరిగి ఫస్ట్ పంపమన్న ఆలోచించాల్సింది. మల్ మరియు నిజంగా. గవర్నమెంట్ వెబ్సైట్స్ నుండి, లేదంటే బ్యాంకింగ్ నుంచి కూడా చాలా మెసేజ్‌లు, లింక్స్ కూడా వచ్ వస్తూ ఉంటాయి. దాన్ని కూడా, కొంచెము ఒకటికి వంద సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి నిజంగా. మీరు చెప్పినట్టే. హ్మ్. అయినా కూడా మీరైతే సోషల్ మీడియానైతే ఎలా సేఫ్‌గా వాడారు, ఎలా లిమిట్స్ పెట్టుకున్నారు అనేసి చాలా బా చెప్పారండి. ధన్యవాదాలు.
అసలు పంపించద్దండి. ఆలోచన లేదు అసలు పంపించొద్దన్నమాట. నిజంగా, నిజంగా అండి. జాగ్రత్తగా ఉండాలన్నమాట. నిజంగా అండి. నిజంగా. హ్మ్.